ఓకే. ఓకే. చేదు రా అట్లేమి రాదా? అంటే కొంచెమే వేస్
మెంతులు వేశాకా చేదేం రాదు. పౌడరయితే కొంచెం చేదొస్తదేమో డైరెక్టు మెంతులే కాబట్టి చేదేమి ఎక్కువుండదు. తర్వాత ఆనియన్సేస్తా. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కొంచెం మగ్గగానే, ఆహ్, నేనేం చేస్తానంటే క్ ఆనియన్ పేస్ట్ జేసుకుంటా డైరెక్ట్‌గా ముక్కలని. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటా.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. గ్రైండ్ చేసేస్తారు. ముక్కలు కాకుండా.
ఆ! వన్ వన్ ఇస్ టు టూ రేషియోలో చేస్తా. అంటే ఒక ఆనియన్ 2 టమాటోస్. అలా వేసి, ఒక ఆనియన్ గ్రైండ్ చేసేసి ఇలా మగ్గిపోయిన ఆనియన్‌లో వేసేస్తా పేస్టు. ఈలోపు ఈ పేస్ట్ కొంచెం మగ్గుతూ ఉంటది కదా! ఈలోపు టమాటోలు ముక్కలు వేసుకొని గ్రైండ్ జేస్తా. గ్రైండ్ జేసి దాన్ని కూడా
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అదేలెండి. అవును. ఓకే. టమాటాలు గూడా గ్రైండ్ జేసేస్తారు. ఉ ఆనియన్స్ లాగా ఉల్లిపాయలు లాగా. హ్మ్.
ఆ! గ్రైండ్ జేసేస్తా. హ్మ్. గ్రైండ్ చేసేసి, మళ్ళీ తాలింపులో వేసేస్తా. తాలింపులో వేసేసి ఇగ కొంచెం ఆయిల్ బయటికొచ్చేంత వరకు కలుపుతూ ఉండేసి, దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కలిపేసి చింతపండు నా ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని మంచి చింతపండు పులుసు పోసేస్తా <giggles> అవును పోసేస్తా. ఈ ఆనియన్ టమాటా ఎందుకంటే పులుసు కొంచెం చిక్కగా రావడం కోసం, టేస్ట్ కొంచెం మంచిగా ఉండడం కోసం.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఆ! అదేలే. పులుసంటే ఇంకా చింతపండు ఉండాల్సిందేగా ఆ! అంతే అవును. ఓకే. ఓకే. మరి ఇంకా మసాలా దీనికి?
ఈ గరం మసాలా ధనియాల పొడి ఇదే సరిపోతదండి. దీంట్లో మనం చాపల పులుసులో వేరే మసాలా వేసామంటే టేస్టే మారిపోతది. మనకి ఉండాల్సిన ఉప్పు, కారం, నార్మల్ ఇంట్లో ఉండే గరం మసాలా అని కరెక్ట్‌గా ఉంటది.
ఓకే. ఓకే. ఫిష్ కూర చే పులుసు టేస్టే మారిపోతదా? ఓకే. ఓకే. గరం మసాలా, ధనియాల పొడి. హ్మ్.
హ్మ్. ధనియాలపొడి. ఇగ ఈ పులుసు మగ్గి ఆహ్, మంచిగా మరిగి పైకి నూనె తేలేంత వరకు ఉండే తరువాత చేపల ముక్కలు వేసుకోవాలి. కొన్ని చేపలేమో 5, 10 మినిట్స్‌లోనే ఉడికిపోతాయి. ఆ!
ఓకే. ఓకే. అదే చేపను బట్టి ఉంటదా? అంటే, <smacks lips> ఆ వేరైటీస్ ఉంటాయి కదా! షీలావతి, బొచ్చ అట్లా.
దాని బట్టి ముందు వేసుకోవాలా! తర్వాత వేసుకోవాలా అనేది చూసుకోవాలి. ఆ! అవునవును. <giggles> ఆ! అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొన్ని పాప్‌కార్న్స్ వస్తున్నాయి గదా!
ఓకే. ఆ! <giggles> ఓకే.